ఆ! అవునండి. పండుగలు మరి అప్పుడప్పుడు మనకోసమే వస్తూ ఉంటాయి కదా! అలంకరించకపోతే ఎలా మరి అవి బాధపడతాయి కదా! కాబట్టి ఆహ్, పన్ <giggles> అవ్వితుము. ఆ! అంటే వాటి పేరు చెప్పుకు డైరెక్ట్ మరి నా పేరు చెప్పకూడదని వాటి పేరు చెప్తున్న.
హ్మ్. <giggles> అయ్యయ్యో! అయి బాధపడతాయినా మీరు బాధపడతారా? హ్మ్. అంతేలే. అవునవును. నిజంగానే. <giggles>
మరి వాటిని బాధ పెట్టకూడదు కాబట్టి నేనూ, మా పాపం ఆ పండగ కోసం ఇంక అలా రెడీ అవుతా. ఒక మెడలో ఆహ్, రోల్ గోల్డ్ కూడా ఈ మధ్య వన్ గ్రామ్‌ది ఎక్కువ తీసుకుంటున్నాండి. అవైతేను మార్చొచ్చు గదా!
హ్మ్. ఓకె. అవునవును. అంటే ఏ డ్రెస్‌కనుగూల అనుకూలంగా ఆ డ్రెస్‌కి. హ్మ్.
ఈ బంగారం అవును. ఆ! అవొక 3 తెచ్చి పెట్టుకున్న. పింకొక కలరు, గ్రీనొక కలరు, ఇంకా మల్టీ కలరొకటి, ప్లెయినొక
ఓకె. ఈ పింకు, గ్రీనైతే కామనా మీకు? <giggles>
ఆ! కామనండి. ఎందుకంటే ఎక్కువ ఇవి ఇంకా నాకు పింకిష్టం మరి ఎందుకో ఏవైనా ఇంకా డ్రెస్సులు చూసినా, ప్రతి చీరలో వాడు కూడా పింకే ఇస్తాడండి. నేనెన్ని సార్లు తీసినా ఆ పింక్ కాంబినేషన్లవే వస్తయి.
హ్మ్. <chuckles>